ఓకే. మీరు పెద్ద సమాధానమే జెప్పారు వాళ్ళకి పెద్ద డిస్కె జేసారైతే.
మరి ఎలా అండి. అలా ద్ అంటే సరే మీరు ఇది కొంచెం కష్టం ఉంటుందిరా! అని, చెప్పినా సరే ఒక రకంగా ఆలోచిస్తాం గానీ "నీ వల్ల కాదు. నువ్వు చేయలేవు" అంటే ఈమెమన్నా ఫస్ట్ నుంచి పుట్టడం పుట్టడంతో కోడింగ్ చేస్తా పుట్టిందామె? లేదు గదా! ఎవరికైనా చిన్న చిన్నగా నేర్చుకుంటూ, నేర్చుకుంటూనే తెలుస్తుంది. అంతెందుకు వాళ్ళు కూడా ముందియర్‌లో పార్టిసిపేట్ చేసుంటారు గదా! దాన్ని. వాళ్ళు గూడా ఒక ఫెయిల్యూర్స్ స్టేటస్‌ని దాటే కదా! ఒచ్చిందక్కడికి. అలా కింజపరచకుండా కొంచెం మంచిగా చెప్పి, అలా ఇలా అని చెప్తే మాకు ఆనందంగా ఉంటుంది. ఇంకా వాళ్ళని ఏమైనా అడగబుద్ధవుతుంది ఫ్యూచర్‌లో "అక్క ఇది కావాలి" అని చెప్పి. ఇంకేం
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే ఒక రకంగా వాళ్ళు మీకు చాలా మంచే జేశారు. మీరు వాళ్ళు గనక నేమ్మ <chuckles> వాళ్ళు గనక నెమ్మదిగా బుజ్జగిస్తూ కాదులెండి మళ్ళీ ట్రై చేద్దురు, అని చెప్పుంటే మీరంతటితో దాన్ని మర్చిపోయేవాళ్ళు. మీలో ఆ ఫైర్ రగిలేది కాదు. మీలు మళ్ళీ సెకండ్ ప్రైజ్ కొట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు దాని గురించి తలుచుకొని ఇంత ఎ కిక్ హై ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. మీ పొటెన్షియల్ మీకు పరిచయం చేశారు ఒక రకంగా. <chuckles> హ్మ్. ఓకే. సో అయితే మీ ప్రకారం ఏంటి అంటే ఎవరైనా ఆహ్, ర రెచ్చగొడితే మీలో ఉండే అసలు ఇది బయటకొస్తుందా? విరాట్ కోహ్లి గూడంతే ఎవరైనా తిడితే ఎక్కువ గోడుత్ <chuckles> ఇ
అవును. చెప్పాలంటే నిజమే. <chuckles> నిజమే. అవును. <chuckles> నిజమే. నిజమే చెప్పారది. అవును. అదేదో ఉంటుందండి. ఆహ్, ఏదో బతుకు జట్కాబండనుకుంటా. రెచ్చగొడితే రెచ్చిపోతారా? అంటే "అవునండి. రెచ్చగొడితే రెచ్చిపోతారు కొంతమంది" అని చెప్పి అంటుంది. నిజంగా ఏవి ఇగో మీద ట్రిగ్గర్ చేస్తే ఎందుకు చేయలేము? అన్నది బయటకొస్తుంది మన లోపల. మీరు చెయ్యలేరు. అంటే పేరెంట్స్ కూడా కొన్ని సార్లంటారు. "నీ వల్ల కాదులే లైట్ తీసుకో" అంటే ఎందుకు కాదు నా వల్ల? నేను చేసి చూపిస్తాను చూడండి, అని జెప్పి చేసిన పనులు కూడా ఉన్నాయి కొన్ని.
ఆ! రెచ్చిపోతారు గదండీ. <chuckles> రైట్ రైట్. ఒక రకంగా మంచే జరిగింది. ఆ! నై హ్మ్. సూపర్. ఈ లక్షణం ఏదైతే ఉందో మిమ్మల్ని జీవితంలో చాలా పైకి తీసుకెళ్తుంది. దీన్ని అలా మెయింటైన్ చేయండి చెప్తా. అండ్ ఆహ్, వెరీ గుడ్ అండి. సో ఇప్పటికి గూడా మీరు ఆహ్, ఏదైనా మొదటిసారి విఫలమైతే దాని గురించి ఆహ్, భయపడకుండా, బాధపడకుండా రెండోసారి దాన్ని బెటర్‌గా ప్లాన్ జేసుకొని ఎగ్జిక్యూట్ జేస్తున్నారు. ఇదే ఇంకా కంటిన్యూ అవుతుందా మీ లైఫ్‌లో?
అవును. అవును. అవునండి. తప్పకుండా. మనము ఏంటంటే చాలా మంది ప్రయత్నిచ్చకుండానే అంటే దాన్ని మొదలుపెట్టకుండానే చేయలేము మన వల్ల కాదని డిసైడయిపోతూ ఉంటారు. ఆ! మన మీద మనకి నమ్మకం లేకపోతే చదివే చదువుకి కానివ్వండి, చేసే పనులకి కానివండి ఇంకా వాల్యూ ఏముంటుంది? మన మీద నాకు మనకి నమ్మకం అనేది ముఖ్యమసలు. ఏది మొదలు పెట్టాలన్నా సరే ఫస్ట్ దాని గురించి రీసర్చ్ చేయండి. కొంచెం రీసర్చ్ చేస్తే దాని గురించి తెలుస్తది. దాని ప్రకారం మీరసలు చేయగలుగుతారో లేదోన్న ఐడియా అప్పుడొస్తుంది. ఏం జేయకుండా "నేను చేయనమ్మ. నా వల్ల కాదు. లైట్ తీసుకుంటా. కొరియన్ డ్రామాలు చూసుకుంటా" అంటే జీవితమంతా అలానే <giggles> అయిపోతుంది డ్రామలాగా.
వెరీ గుడ్. హ్మ్. సెల్ఫ్ డౌట్. అవును. అవును. వాల్యూ ఏం ఉంటుంది? కరెక్ట్. కరెక్ట్. హ్మ్. హుహు. <gasps> చాలా బా జెప్పారు. యాక్చువల్‌గా మీరు వయసు చిన్నదైనా కూడా బోలెడంత మోటివేషన్ ఆహ్, ఇచ్చారు. ఆహ్, మీరు మీ మాటలతోటి. ఆహ్, కంగ్రాచ్యులేషన్స్ అండి. మీ సక్సెస్‌కి గానీ, మీ అచీవ్మెంట్‌కి గానీ అండ్ మీ ఫైర్ మెయింటైన్ జేయండి. మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మరో సందర్భంలో మళ్ళీ కలిసి, మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.
థాంక్యూ అండి.